ఇది ఇంటి పనులు అయితే, నాకు ఆఫీస్ పరంగా కూడాను, కొన్ని, కొన్ని అనేది నేను చేసుకున్నాను అన్నమాట. ఎలా అని చెప్పేసానంటే, ఆఫీస్‌లో కూడాను, నేను ఫస్ట్, ఫస్ట్ పర్సన్ టీమ్‌లోకి తీసుకున్నపుడు. వేరే టీమనేది ట్రాన్సిషన్ జరుగుతుంది నాకు ఇక్కడ. అంటే, ఆ టీమనేది అయిపోయి, ఆ టీమ్ వాళ్ళది అంతా కూడాను అయిపోయి ఈ టీమ్ తీసుకుంటుంది అన్నమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి, నేను ఆహ్, నౌలెడ్జ్ కాని ఏదైనా గాని తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. దాన్ని నౌలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అని అంటారు. అదంతా కూడాను నేను తీసుకున్నాను. అది తీసుకొని, ఎవరు ఏమేం చేయాలి, అనేది మొత్తం అంతా కూడాను డీటెయిల్డ్‌గా రాసుకొని పెట్టుకున్నాను అన్నమాట. దగ్గర, దగ్గర మా టీమ్‌లో ఒక ఐదుగురు రావాలి, వాళ్ళందరికి కూడాను కూర్చొని ప్రజెంటేషన్‌లు అయన్నీ ఇచ్చుకొని, మీరందరూ ఈ పనులు చేసుకోండి అని చెప్పేసి అని చెప్పాను అన్నమాట. మా మేనేజర్ అనే అతను, నాకు అప్పచెప్పాడు మొత్తం అంతా ఇది.
ఆ! అవునండి. అవునండి. అవునండి. అవునా! అంటే? చాలా మంది ఆహా! ఓకే. ఆ! అంటే, ఆ టీమ్ లీడర్ తర్వాత, మీరేనా అండి టీమ్ లీడరు?
హ్మ్. టీమ్ లీడ్ తరువాత ఇంకో, టీమ్ లీడరుండరండి. టీమ్ లీ టీమ్ లీడే ఉంటారు టీమ్‌లో. <chuckles>
అహా! అంటే మీరు అంటున్నారు కదా హెడ్డుంటారు కదా! హెడ్డుంటారు కదా! అందుకోసమని అంటున్నాను. అంటే, మీకు వర్క్స్ చెప్పేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు, మళ్ళీ మీకే ఎందుకు చెప్పడం? అలాంటప్పుడు అతనే అందరికి షేర్ చేసేయొచ్చు కదా?
ఆహా! లేదండి అలా ఏమి కాదు. అలా ఏం కాదు. హుహు. అలా ఏమి కాదు. అంటే, నేను నౌలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ వరకు న అంటే, ఫస్ట్, ఫస్ట్ అంటే, నేను టీమ్‌లోకొచ్చేసాను నేను. ఆల్రెడీ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. సో, వచ్చారు కదా అని చెప్పేసి, వాళ్ళు టైమ్ అయిపోతుంది ముందల. అందుకోసం అని చెప్పేసి, నౌలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అని స్టార్ట్ చేసారు. దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అదంతా ఇచ్చుకొని, మా వాళ్ళకి అంతా కూడా ఎక్స్‌ప్లైన్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఎక్స్‌ప్లైన్ చేసుకున్న తరువాత, ఈ పని భారం ఏదైతే ఉందో <giggles> అది నేను తగ్గించుకొని వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసుకున్నాను ఇక్కడ.
అవునండి. ఆహా! ఆ! ఓకే. ఆహా! ఓకే. <chuckles> ఇంకా మీరు మీరు కొంచెం కష్టపడ్డారు ఎందుకులే అని చెప్పేసి.
హ్మ్. ఆ! నేను ఎం చేసేవాడినో తెలుసా, మా మేనేజర్ నేను కూర్చొని సోది చెప్పుకునేవాళ్ళం ఇక్కడ.
ఆహా! అవునండి. అలాంటప్పుడు చాలా మందికి ఏంటంటే, కోపం వచ్చేస్తుంది కదండీ. అంటే, ఇడేంట్రా బాబు మనకి అంత మనకి అంత అంత వర్క్ వేసి, మనకి ఇచ్చేసి అతను మాత్రం తక్కువ చేసు
హ్మ్. దేనికి? ఇక్కడ మీకు ఒకటి చెప్పనా నేను! ఎలా చేసేవాడిని అనుకున్నాను నేను. నలుగురితోటి కూడాను కలిసిపోయి, జోక్‌లు వేస్తా ఉండేవాడిని అన్నమాట నేను.
అవునండి. ఆహా! ఓకే.
ఒక్కచోట ఉన్న చోట ఉండనమాట. ఎళ్ళిపోతాను పోద్దకల. వెళ్ళిపోయి, అందరితోటి కూడాను ఏరా ఏంటి పరిస్థితి? బానే ఉందా? హ్మ్, లేకపోతే, చెప్పు మేనేజర్‌ని తీసేద్దాం. ఇట్లాగా
హ్మ్. అవునండి. <chuckles> అవునండి. అదే.
నాదేం లేదు అన్నట్టుగా నేను, పోర్ట్రై చేసేవాడిని అన్నమాట అక్కడ.
<chuckles> అవునండి. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తున్నామంటే, మనకి కొంచెం <smacks lips> ఏంటంటే, యాక్టివ్‌గా ఉండటానికని ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అంటే, లైక్ మీలా మీరన్నట్టుగానే ఏదంటే జో జోక్ ఏసుకుంటూ గానీ, లేదంటే, అ అదర్ పర్సన్స్ తోటి మాట్లాడుకుంటూ చేసుకోవడం గానీ, చేయ ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనకి వర్క్ అయిపోయేది తెలియదు. అనేది అండు మనకి వర్క్ ప్రెషరుండేది అనేది కూడా తెలీదు కదండీ. చాలా మటికి.
ఆ! కచ్చితంగాను. అంతేగా మరి. అంటే అస్సలకి ఉండదు వాస్తవంగా అయితే. మా ఇంట్లో ఇప్పుడు నేను, పెళ్లి అయిన తర్వాత కూడా, నేను ఆ స్ట్రేలియా‌లోనే ఉన్నాను. వాస్తవంగా ఫారెన్ కంట్రీ‌లోనే ఉన్నాను.
అవునండి.